హ్మ్. అంటే, మీ వరకు కూడా మీరు ఉద్యోగం పనిలో, ఆహ్, మీరు సొంతంగా చేసుకుంటేనే, నాకు ఇక్కడ ప్రొడక్టివ్‌గా ఒస్తోంది వర్కు. ఆహ్, నేను టీమ్‌తో కలుస్తుంటే, కొంచెం ఇబ్బందవుతుంది అని అనుకుంటారా? లేదు నేను, నాతో పాటు, నా టీముంటే, నా పని ఇంకా ప్రొడక్టివ్‌గా అవుతుందననుకుంటారా?
అది పనిని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా చేసే పని ఒకటుంటుంది. గ్రూప్‌తో చేసే పని ఒకటుంటుంది. అన్ అలా అని గ్రూప్ చేయగలిగే పనిని, మనం ఒక్కలమే చేయాలి అనుకుంటే అది జరగనిది.
హ్మ్. హ్మ్. హ్మ్. కష్టమవుతుంది. అవును. <chuckles> కష్టమవుతుంది. ఎప్పుడైనా సరే, మీ బృందానికి లేదా, మీకు ఏదైనా ప్రాజెక్ట్ అత్యంత కష్టంగా అనిపించి, వాళ్ళని మీరు మోటివేట్ చేయాల్సిన పరిస్థితొచ్చిందా? అలా మోటివేట్ మో ఎలా చేశారు, అంటే వాళ్ళని?
జరగదు. అవును. ఆహ్, నిజానికి చెప్పాలంటే, ఆ మోటివేషన్ రోలే మాకుంటదండి. ఎందుకంటే, ఫో ఫోర్ ఇయర్స్ ఐ మీన్ 4 సంవత్సరాలు బీటెక్‌లో నేను ఒక క్లాస్ లీడర్‌ గానే ఉన్నాను. 4 సంవత్సరాలు కంటిన్యూషన్. సో, ఎప్పుటికైనా సరే మోటివేషన్ పార్టే మాకొస్తుందండి. ఎందుకంటే
ఓహో! హ్మ్. ఓహో! హ్మ్.

నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ని చెప్పే విధానంలో చెప్తే పక్కన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారనేది నా ఒపీనియన్ అండి. ఎన్ ఎందుకు అంటే ఇప్పుడు మనం చేసే పనిలో తప్పులు వెతుకుతున్నారు అంటే ఎప్పటికైనా పక్కన వాళ్ళు మనకు శత్రువులాగే కనిపిస్తారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
చెప్పే విధానం అంటూ ఒకటుంటుంది. అండ్ ఇలా కాదు ఇట్లా చేస్తే బావుంటది అనేది చెప్తే బావుంటది. అలా కాదు నువ్వు చేసింది చాలా ఆహ్, బాగోలేదు అని ఇలా మొహం మీద చెప్తే వాళ్ళకి ఎంతో కొంత ఆహ్ బాధపడతారు. సో, చెప్పే విధా
హుహు. ఆ! అంటే, మనం ఇప్పుడు ఆహ్, వాళ్ళది చేసిన దాంట్లో ఏదో ఒక పాజిటివ్‌ది ఉంటుంది. ఆహ్, దాంతో మొదలుపెట్టి, ఇలా నెగెటివ్ వైపు తీసుకొచ్చి, ఇలా ఉంటే బావుంటుందని చెప్తే బావుంటదంటారు.
అవును. అవును.
హ్మ్. హ్మ్. అంటే ఇలాగా మీరు చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా?
ఉన్నాయండి. ఆహ్, మీకు ఎలా చెప్పాలంటే హ్యాకథాన్ అని ఒకటుంటుందండి మేము కాలేజీ డేస్‌లో చదువుకునేటప్పుడు. అది ఓ ట్వెన్ 24 గంటల్లో ఒక మేమొక వర్కింగ్ మోడల్ అనేది మా ఉపాధ్యాయుల ముందుంచాలి. సో, అలాంటి టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం. ఎందుకంటే, కొంతమంది మా టీమ్ ఐ మీన్, మా బృందంలో ఒచ్చిన వాళ్ళు చాలామంది ఆహ్, త్వరగా పడుకునే వాళ్లుండొచ్చు. ఆహ్, అలా, అలా ఉండొచ్చు. కానీ, వాళ్ళందరిని మోటివేట్ చేసి, ఆహ్, మీరు ఈ వర్క్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళందరిని గ్యాథర్ చేసేటప్పటికి చాలా అవుతదండి.
హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.

ఓకే. ప్రతిసారి అనుకుంటారు. అంటే ప్రతిసారి మీ టీమనేది మారిపోతుందా అండి ప్రాజెక్ట్‌ని బట్టి?
ప్రతి సారి. టీమ్ అంటే అండి ఇప్పుడు క్లాస్ మేమ్ నేను చెప్పిన ఉదాహరణలో జూసుకుంటే మేము 4 సంవత్సరాలు ఒకటే క్లాస్‌తో కలిసి ఉంటాము. ఒక ఏ డెసిషన్ అయినా సరే ఒ ఎవరో ఎవరొకళ్ళ దెగ్గర నుంచి ప్రాబ్లమ్ అనేది మాకొస్తది.
హ్మ్. హుహుహు. హ్మ్. ఓకే. హ్మ్.
ఇప్పుడు ఒక 60 మంది ఉన్నారు అంటే ఒక్కళ్ళకైనా ఇబ్బందుంటది అక్కడ. వాళ్ళని కన్విన్స్ వాళ్ళని కన్విన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అంటే ఎక్ ఎప్పుడైనా గానీ ఇబ్బందే అండి.
హ్మ్. హ్మ్. హ్మ్.